ఇది మంచిదండి. ఎందుకంటే వాళ్లెలా ఉన్నారు, ఏంటి అని. ఒకప్పుడైతే ఈ ఉత్తరాలుండే‌యి. అయన్నీ పోయినాయి. ఇప్పుడు అప్డేట్ అయింది. అయితే ఇక్కడండి కొన్ని మోసాలు జరుగుతున్నాయి, కొన్ని నోటిఫికేషన్లోచ్చేస్తాయి అండి. మనకి సోషల్ మీడియాలో కొన్ని నోటిఫికేషన్లోచ్చేస్తాయి. నోటిఫికేషన్లోచ్చేసినప్పుడండి ఆ నోటిఫికేషన్లు కొన్ని మనము తెలియకుండానే ఆటిలిని ఓపెన్ చేసేస్తున్నాం.
అవునండి. అవునండి. అవును. అవును. అవును. లింక్. అవును లింక్ అనేది ఓపెన్ చేస్తే గనక డబ్బులు పోతాయండి. అలా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక‌టెంటో తెలుసా! ఇప్పుడు అప్డేట్ అయ్యింది. ఒకప్పుడు ఏంటి అంటే, గనక గూగుల్ పేలు, ఫోన్ పేలు ఉండేవి కాదు. దొంగతనాలు మామూలుగా ఇళ్ళకొచ్చి చేసేవారు. ఇప్పుడేంటి అంటే ఫోనులు చేస్తారు. ఆన్‌లైన్‌లో దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంకోటెంటో తెలుసా! నాకు ఒక‌ర ఒక‌రేవరో కాల్ చేసి, "మీ సైడ్ నుంచి వేరేవేవో పిచ్చి ఫోటోస్ ఎళ్తున్నాయి వేరే వాళ్ళకెవరికో," అని చెప్పి ఫోన్ చేసారు. నేనెప్పుడు పంపల. "పోనీ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏమైనా ఇచ్చారా ఎవరికైనా?" అంటే నే అప్పుడు ఆ టైమ్‌లో నేనసలు ఎవరికి ఇవ్వలేదు. తర్వాత, లేదు, నేనెవరికీ ఇవ్వలేదు, అని చెప్పేసి అంటూ అలా ఎలా అండి నాకు భయమేస్తుంది అన్నట్లే. "లేదు, నేను మా సర్‌తో మాట్లాడి మీకు చెప్తానుండండి లైన్‌లో" అంటంటే సరేలే నా నాకు ఇవ ఈలోపు ఓ కాలొచ్చింది. మళ్ళీ నాకు కాల్ రాలేదు. ఫో నేను కాల్ కట్ చేశా వాళ్ళది. హోల్డ్‌లో పెట్టేసొదిలేసా.
అవునండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో దొంగతనలు జరుగుతునయండి. మన్ ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే అండి.
ఇంకా వాళ్ళంతే ఇంక. అయిపోయింది. కానీ, చాలా ఆన్‌లైన్‌లో మొ ఈ సోషల్ మీడియా అనేదొచ్చిన తరువాత, చాలా ఆన్‌లైన్‌లో మోసపోయిన వాళ్ళు ఉంటున్నారు. బెట్టింగ్ యాప్స్ పెట్టేవాళ్ళు ఉంటున్నారు. పిల్లలు కూడా, ఆఖరికి చంటి పిల్లలు కూడా యూట్యూబ్‌కి, షార్ట్స్‌కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కి వాటికి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా రోజు అయితే ఆహ్, ఆ! చెప్పండి?
అవునండి. అ అవునండి. చాలా ఎక్కువైపోతున్నారండి. వీళ్ళు చిన్న పిల్లలకి కొంచెం ఫోనులు ఇచ్చేస్తున్నారండి. వాళ్ళు తెలియకుండా ఏదోటి నొక్కేస్తూ ఉంటారు. అయి బ్యాంక్ అకౌంట్‌లు కొంతమంది మాకు మాకు తెలుసండి అంటే‌న్ మాకు తెలీదు. అంటే తెలియని న్యూస్‌లో తెలిసింది మా ఏరియా‌లో ఇలా జరిగిందని. ఆ పిల్లవాడికి ఫోన్ ఇచ్చారంటండి, గేమ్స్ ఆడుకుంటున్నాడంటండి. ఆ గేమ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కెళ్ళిపోయాడంటండి. అయి 16,00,000 మాయమైపోయినాయండి.
అవునండి. అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి, అవును. ఇది హైదరాబాద్‌లోనో ఎక్కడో జరిగిందండి. అవును.
అవునండి. అవును. అయితే ఇలాంటి మోసాలు అన్నది చాలా అయితే మీరు ఫోను, సోషల్ మీడియా వాడేటప్పుడు స్క్రీన్ టైమ్‌ని ఎలా సెట్ చేస్తారు? అంటే, స్క్రీన్ టైమ్‌ని నేను ఇంత సేపే వాడాలి.
హ్మ్. స్క్రీన్ టైము అస్సలు అలాంటి అలా పాటిద్దాం అనుకున్నా కూడా అదవ్వదండి. నా ఉదయం నేను లేస్తానా, లేచిన తర్వాత వెంటనే ఫోన్ చూస్తా, ఎమన్నా నోటిఫికేషన్స్ వచ్చాయా! ఏమైనా మెసేజ్‌లోచ్చాయా! ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా మెసేజ్‌లన్ని చెక్ చేసుకుంటా అదయిపేతుంది. అక్కడికి అయిపోతుంది. తర్వాత, మళ్ళీ ఇంకా
<chuckles> ఓకేండి. ఓకేండి. అవునండి.